ఆ! వాళ్ళు ఒక 10% ఇచ్చినా మిగతా 90% నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించి తీసుకునే విషయం నేను ఆ లో నుంచి బయటికి రాగలిగా.
హుహు. సరే ఫస్ట్‌ అసలు ఏ ఆలోచన వచ్చింది మిమ్మల్ని అంటే అంతగా ప్రభావితం మోటివేట్ చేసిన ఆలోచన ఏంటి? 2 నెలలు బాధపడి, ఫస్ట్‌లో అలా మారిపోయిన అది ఏది అది విషయం. మీలో ఆహ్, అదేమంటారు జ్ఞా జ్ఞాన నేత్రం ఓపెన్ అయిందంటారు కదా! సో, ఓపెన్ అయ్యి వచ్చిన <chuckles> ఆలోచన ఏంటి?
హ్మ్. హుహు. హ్మ్. అంటే మనం మాములుగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కాబట్టి చాలా ఒక
హ్మ్.
ఒక ఎగ్జామ్స్‌కి మనం ముందుగా మా మనం దాంట్లో ఉత్తీర్ణం సాధించలేం కాబట్టి తీసుకుంటది. ఇంకా ఒకటి ఒక చాన్స్ కాకపోయినా ఇంకా 3 టైమ్స్‌గా గాని.
ఆ! అవును. కరెక్ట్. హ్మ్. హ్మ్. చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఏజ్ వరకు. హ్మ్. అవును.
నాలుగు సార్లు గాని, ఆ! చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ! ఏజ్ వరకు ఉంటది కాబట్టి తక్కువ వయస్సులో ఉన్నాం. హ్మ్. మనం కాబట్టి మనం ఇంకా ఎక్కువ వయసు ఉంది దాని తర్వాత రిజర్వేషన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం దానుంచి కొంచెం ఫిఫ్టీ ప 100% ఏదైనా కానీ 90% 60% వరకైనా, హ్మ్. దాని నుంచి బయటపడే, బయటపడి...
హ్మ్. ఆహా! ఓకే.
ముందుకు వెళ్ళగలం. ఎందుకంటే అక్కడే ఉన్న మనం <smacks lips> ముందుకెళ్ళలేం ఉన్నది కూడా, పోతది మన మైండ్. ఆ! టైమ్ వాస్ట్ టైమ్ వేస్ట్ అయిపోతుంది.
హ్మ్. అవును. టైమ్ వేస్ట్ అయిపోతుందేమో కదా! హ్మ్. సరే ఆ 2 నెలల తర్వాత మీరు ఆహ్, ప్రారంభించింది ఏం ప్రారంభించారు? ఏం చేశారు అసలు అది చెప్పండి?
ఆ! మనం నేను దాన్ని ప్రారంభించిందేంటంటే మనం, ఇంగా దాంట్లో ఎలాగైతే, <smacks lips> వెనుక వెనుకబడ్డానో ఆ విషయాలన్నీ నేను ఒక పట్టి లాగా చేసుకొని
హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. దాని గురించి బాగా ఆలోచించి, మనమెక్కడ్నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది. ఇక్కడ్నుంచి మనం ఇలాగ మొదలుపెట్టాలి ఎందుకంటే మనం అక్కడ మనం ఇంతకుముందు చాన్స్ పోయింది కాబట్టి మనం ఇది జేస్తే ముందుకు ఎళ్ళగలం అని అక్కడ అలాంటి నుంచి నేను ప్రారంభించాను.
హ్మ్. హ్మ్. అవును.